అయితే, చాలామంది ఈ మధ్య మరి వర్క్ ఫ్రమ్ హోమ్ లేదా, హైబ్రిడ్ వర్క్ చేస్తున్నారు గదా! సో, ఇలాంటప్పుడు హోమాఫీసనేది అందరూ గూడా, వాళ్ళ సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకుంటున్నారు. మీరైతే గనక, ఈ ఆఫీస్‌ని సౌకర్యవంతంగా ఎలా ఏర్పాటు చేసుకున్నారంటే, ఏం జెప్తారు?
హుహు. అవును. నాకు అసలు మొదట్లో అయితే మొత్తం ఆఫీస్‌కెళ్లలి చేసే పనే ఉండేదండి. ఎప్పుడైతే కోవిడొచ్చిందో, కరోనా నించి కూడా ఈ రిమోట్ వర్కనేది మొదలైంది. రిమోట్ తరవాత
యెస్. చాలా మందికప్పట్నించే స్టార్టయ్యింది. రిమోట్ వర్క్, అప్పడి వరకు అలా తెలీదు. అసలు కరోనాకు ముందు అసలు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే, తెలీదు.
అవును. హ్మ్. అప్పుడు వరకు గూడా ఇంట్లో ఎటువంటీ ఆహ్, ఇలా చేంజెస్ మార్పులు తీసుకురాలేదింట్లో. అలాంటిది కరోనా తర్వాతే, ఆ రిమోట్ వర్కనేది స్టార్టవ్వడం, నెమ్మది నెమ్మదిగా దా రిమోట్‌లో నించి హైబ్రిడ్ వర్కయింది. అంటే, ఇప్పుడొక మూడ్రోజులు ఇంట్లో నించి, రెండ్రోజులు ఆఫీస్‌లో నించి చేయాల్సొస్తంది. దానివల్ల ఏమవుతుందంటే, వారంలో 3 రోజులు ఇంట్లోనే ఉండడం వల్ల, ఇల్లు కూడా మనం ఆఫీస్‌లా తయారు చేసుకునే అవసరం అయితే ఒచ్చింది.
హ్మ్. నిజమే అండి. హ్మ్. నిజమే. యెస్. నిజమే అండి. అయితే చాలామందేంటంటే హ్మ్, కంప్లీట్‌గా మార్చేసుకున్నారు. అంటే, భార్యాభర్తలిద్దరూ గనక వర్క్ చేస్తుంటే గనక, వాళ్ళిద్దరికీ వెసులుబాటుండాలి కాబట్టీ, ఇద్దరు గూడా మరి ఒక రూమ్‌ని డెడికేటెడ్‌గా ఈ వర్క్ కోసమే సిద్ధం జేసుకున్నారన్నమాట. అంటే, వాళ్ళిద్దరికీ తగినట్టుగా ఒక టేబుల్స్ కానీ లేపోతే, ఏర్ మిగతా ఏర్పాట్లు గాని ఏర్పాటు చేసుకున్నారు. మీరైతే గనక మరీ ఎలా ఏర్పాటు చేసారప్పుడు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్. అవును. హ్మ్. మేమైతే గనుక బెడ్‌రూంలో అయితే పడుకుంటాం గాబట్టి. ఇంక ఆ గదిని ముట్టుకోలేదండి. హాల్‌ లోనే ఒక చోట అంటే ఒక మూల ఆహ్, ఏం చేసామంటే ఈ వర్క్‌టేబుల్ అనేది వేసుకున్నాం అనమాట. మొదట్లో అయితే మామూలు టేబుల్ వాడేవాళ్ళం. అంటే నాకు మా వారికి కూడా వేరే వేరే రోజుల్లో ఆఫీసు దానివల్ల ఏంటంటే అంత ఇబ్బంది వచ్చేది గాదు.
ఓకే. ఓకే. సైమల్‌టెన్నిస్‌గా ఒకళ్ళు వాడితే గనుక ఒకళ్ళు ఆఫీస్‌లో ఉండడం. మీరు వాడితే గనుక తన ఆఫీస్‌లో ఉండడం. <chuckles>
హ్మ్. <smacks lips> ఒక్కొక్కసారి అలా కూడా ఇరుక్కుపోయే వాళ్ళం. ఒక్కోసారి అలా కూడా ఇరుక్కుపోయేవాళ్ళం. ఇంకందుకని మేము ఏం చేసామంటే ఇంకొకటి స్పేర్‌టేబుల్ ఇలాగ మనం ఆహ్, పరుపు మీద కూర్చొని లేదా ఎక్కడైనా కూర్చుంటే దాని పైన ల్యాప్‌టాప్ పెట్టుకునే అవును. ఆ! టేబుల్‌మెట్ లాంటిది ఇంకొకటి తీసుకున్నాం అనమాట. ఒకవేళ బైం ఏదైనా అయ్యి ఇద్దరికి ఒకరోజే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితొస్తే కనుక ఇంక అలాగే ఇద్దరం ఎవరో ఒకళ్ళు అలా అడ్జస్ట్ అవుతాము. ఇంకొకటి
హ్మ్. ఆ! టేబుల్ మేట్ అని వచ్చింది కదా! అట్లాంటివా? హ్మ్. ఓకే. ఓకే. అలా అడ్జస్ట్ అవుతు మరి ఒకవేళ ఇద్దరు గనుక ఒకవేళ అంటే ఇద్దరికీ చాలా వర్క్ వచ్చేసింది. ఖచ్చితంగా డెడ్‌లైన్ మీటవ్వాలి ఆరోజే. సో, ఆ టైం అప్పుడు ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు?
హ్మ్. హుహు. ఆ! బ్యాక్ పెయిన్ రాకుండా అయితే వెనకాల గోడకి ఇదేసుకుంటామండి, తలగడ ఏసుకుంటాము. ఒకవేళ అంటే ఇప్పుడు టేబుల్ దగ్గర కూర్చొని చేసే వాళ్ళకైతే అంత ఇబ్బందనిపించదు కానీ, ఇలాగ కూర్చొని టేబుల్ మేట్ మీద వర్క్ చేసే వాళ్ళకి కొంచెం సేపయ్యేసరికి నడుం నొప్పి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు చైర్‌లో కూర్చోరు కాబట్టి, అప్పుడేంటంటే ఆహ్, అప్పుడు పరిస్థితులు బట్టి ఆహ్, ఆహ్, రిక్వెస్ట్ చేయడం, అడ్జస్ట్ అవ్వడం ఇవన్నీ చేస్తావనమాట సగం రోజు తను జేస్తే, సగం రోజు నేను జేయడం అలా జేస్తుంటాము. నాకు మా
హ్మ్. పిల్లో ఏసేసుకుంటారు. వచ్చేస్తుందండి. <chuckles> ఓకే. ఓకే. అప్పుడు మీకనిపించిందా? ఇలా కాదులే ఇట్లా ఎంత సేపు కూర్చుంటాం నువ్వు గాని, నేను గాని, మన ఇద్దరం కలిసి ఒక రూమ్ వె ఏర్పాటు చేసుకొని, అక్కడ గాని ఇట్లా సెటప్ మంచి సెటప్ ఏర్పాటు చేసుకుందాం. చుట్టూ మనకు తగిన విధంగా అని.
హ్మ్. హ్మ్. అంటే ఆహ్, మాకున్న పరిస్థితులకి అంత బడ్జెట్ అయితే మా దగ్గర లేదు స్పెషల్‌గా ఓ రూమ్ సెట్ చేసుకోడానికి, అందుకని ప్రస్తుతానికి ఇదే అండి హాల్‌లోనే మేము మాది హాల్ పెద్దది యాక్చువల్‌గా. అందుకని ఒక సైడు ఈ స్టడీ టేబుల్ అనేది పెట్టేసుకున్నావనమాట అంటే మీకెలా చెప్పను? హ్మ్. కిచెన్‌కిని, హాల్‌కి మధ్యలో మనకి డైనింగ్ ఏరియా అనేది ఉంటుంది కదండీ! ఇంచుమించు దాంట్లో, దాని దగ్గరే ఒక మూల మేము ఈ డైనింగ్ ఏరియా అనేది సెట్ చేసుకున్నాం. మా డైనింగ్ టేబుల్ చాలా చిన్నదనమాట, దానివల్ల ఎక్కువ ప్లేస్ ఆవరించకపోగా అక్కడ కొంచెం ప్లేస్ మిగిలింది. అంటే
ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. సో, పార్టిషన్ చేసెసుకున్నారు. పార్టిషన్ చేసుకో అవునండి. ఉంటుంది. ఓకే. అవును. అయితే డైనింగ్ టేబుల్ దగ్గర కూడా వర్క్ చేసుకోవచ్చు కదా! ఒక మంచి చైర్ ఏసుకోని ఆ టేబుల్ మీద పెట్టేసుకొని కూడా చేసేసుకోవచ్చు.
అవును. ఆ! <smacks lips> చేసుకోవచ్చు కానీ అది హైట్ సరిపోదండి. డైనింగ్ టేబులు చైర్‌కి హైట్ సరిపోదు. అందుకని మేము మళ్ళీ, ఈ టేబులనేది తీసుకున్నాం. అందులోని ఏంటంటే మాకు తర్వాతొచ్చిన ప్రాబ్లమ్‌కి మేము ఆ టేబుల్ కూడా మార్చాల్సొచ్చింది. అంటే కాన్స్టెంట్‌గా ఆహ్, కూర్చొని వర్క్ చేసేది ఆ టేబుల్ మేము మొదట్లో కొన్నది. కానీ మా ఆఫీస్‌లో మేము చూసిందేంటంటే చాలా టేబుల్స్ వరకు అవి కింద ఒక చిన్న బటన్ ప్రెస్ చేస్తే అవి పైకి లేస్తాయి. దానివల్ల నుంచొని వర్క్ చేసుకోవడానికి వెసలుబాటుంటది.
ఓకే. ఓకే. ఆ! హ్మ్. ఓకే. అవునండి. వెసులుబాటుంది. కరెక్ట్‌గా నిల్చొని కూడా చేసుకోవచ్చు మీరన్నట్టు.
హ్మ్ హ్మ్. <smacks lips> అది ఎక్కువ సేపు కూర్చొని చేయకుండా అది కూడా బాగుంది కదా! అని అది కొంచెం కాస్ట్‌లీ అయిందండి మాకు. అంటే కొంచెం ఖరీదైందది, అయినా సరే అది తీసుకున్నాం.
బాగుంటది. ఓకే. నార్మల్ దానికి, దానికి ఎంత తేడా ఉంది, మీకు గమనిస్తే గనక?
అది ఏకంగా ఒక 15,000 దాకా ఎళ్ళిపోయిందండి. మామూలు టేబులయితే ఒక 5000, 8000లో తీసుకున్నాం కానీ ఇది 20,000 లోపు జరిగింది అదంతాని.
ఓకే. ఓకే. అంటే, అదంత క్వాలిటీ ఉందా? మరి పద్దెమి 20,000 వేలు పెట్టారు గదా! సో, క్వాలిటీ అయితే వైజ్ బానే ఉందా?
ఉ అవునవును. అంటే, కిందది ఇప్పుడు మనకి నార్మల్‌గా, మాన్యుయల్‌గా చేసుకునేయ్ అయితే పైకి మనం ఎంత అడ్జస్ట్ చేసుకోవాలో అంత అడ్జస్ట్ చేసుకొని స్క్రూలు బిగించుకోవాలి. ఇప్పుడు ఇదలా కాదన్నమాట. కింద చిన్న బటనుంటది. దాన్ని ప్రెస్ చేస్తే అది ఆటోమేటిక్‌గా పైకెళ్ళిపోద్ది. మనం వెంటనే ఎంత హైట్‌లో ఉన్నా అప్పుడు మళ్ళీ వెంటనే ఆహ్, ఆ బటన్ ప్రెస్ చేసేయాలి. ఇది ఈసీగా ఉంది కదా అని, అది తీసుకున్నాము. చెప్పాలంటే ఒక విధంగా అది చాలా మేలైంది మాకు. ఆహ్, ఆ! అంటే మ్-మా ఇద్దరిలో నాకు లోయర్ బ్యాక్ పెయిన్ బాగా ఎక్కువండి. కొంచెం సైయాటికా ఉందన్నమాట. <chuckles>
యెస్. ఓకే. అక్కడ ఆపేసెయాలి. హ్మ్. ఓకే. ఆ! అంటే మీరు ఎక్కువగా మీరు వర్కు జేస్తూ ఉంటారు గదా! ఇంట్లో వర్కు మరి బేబీ ఉంటే బేబీ వర్క్. మొత్తం మీరే చేయాలి కాబట్టి ఉండొచ్చు మీకు బ్యాక్ పైయిన్.
హ్మ్. అవునవును. డెలివరీ తర్వాత వెయిటది పెరగడం వల్ల సయాటికా అనేది అటాక్ అయిందనమాట. ఇంకా తర్వాత నుంచి ఎక్కువ సేపు కూర్చున్నా గూడా నాకు రైట్ లెగ్ చాలా నొప్పొచ్చేస్తుంటది. అందుకని మేము ఇ-ఇలాంటి టేబులనేది మేము తీసుకోడం జరిగింది. అలాగే హ్మ్. అలాగే మానిటర్ గూడా ఒకటుంటదండి. అంటే స్క్రీన్, ల్యాప్‌టాప్ స్క్రీన్ చిన్నగా ఉంటది కాబట్టి, కొంచెం 22 22 ఇంచ్‌ల మానిటర్ కూడా తీసుకున్నాము. ఆ!
ఓకే. హ్మ్. చాలా మంచి నిర్ణయం దీసుకున్నారు. మీరైతే. అంటే, మీరు చాలా మంచి ప్రయత్నం జేసారు. యాక్చువల్‌గా ఏంటంటే, చాలామంది ఆ స్క్రీన్ చిన్నగున్నా, పెద్దదాన్ని పెట్టుకొని కళ్ళని కాపాడుకుందాం అన్న ప్రయత్నం అసలు చేయరు చాలామంది. అస అలా అసౌకర్యవంతంగా ఉన్నా గూడా అలానే స్క్రీన్‌ని తదేకంగా చూడడం, ఆ చిన్ని స్క్రీన్‌లో చిన్న అక్షరాలు కూడా తదేకంగా చాలా చూడాల్సొస్తుంది కొన్ని కొన్ని సార్లు. ఏదన్నా ఎంటర్ జేసేస్తున్నప్పుడన్నా, ఏదన్నా మరి పేస్ట్ చేస్తున్నప్పుడన్నా, ఒక నంబర్ గాని చూస్తున్నప్పుడైతే మరి ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకుంటున్నప్పుడు కూడా అది ఎంత తీక్షణంగా చూడాలంటే అంత తీక్షణంగా చూడాలి. దాని బదులు మీరన్నట్టు మంచిగా పెద్ద స్క్రీన్ పెట్టుకుంటే గనక, మరి స మంచి వర్కు ఫాస్ట్‌గా జేసుకోవచ్చు మీరన్నట్టు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవునవును. అంటే మనం అవును. ఖచ్చితంగా. హ్మ్. హ్మ్. ఓహ్! ఓహ్! నా పని అవును. అవును. నా పని అలాంటిదే అండి. మీరన్నట్టు ఇటు, ఇటు పక్క నుంచి ఒక దాంట్లో నుంచి ఇంకోదానికి రివ్యూ జేయాలి. కాబట్టి నాకది చాలా అవసరం. ఆ తర్వాత ఇది కూడా. అంటే, ఇప్పుడు కుర్చీలు గూడా మీరు చూసుకున్నట్టయితే హైట్ అడ్జస్ట్‌మెంట్‌కి ఉపయోగపడే కుర్చీలొస్తుంటాయి. అద్ అలాంటి చైరే తీసుకున్నాం మేము గూడాని. కాపోతే దాన్ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే మనం కొంచెం పైకుండాలి. అంటే మన స్క్రీన్‌కి, మనకి కొంచెం పైకుండాలి, మన కళ్ళు సగం వరకు కూడా మూసుకొనుండాలి స్క్రీన్ జూస్తున్నప్పుడు.
హ్మ్. యెస్. ఉన్నాయి. బాగుందండి. ఓకే. హుహు. ఓకే. పూర్తిగా తెరుసుకో ఓకే.
అలా ఆ హైట్‌లో ఉంటే హ్మ్. ఆ హైట్‌లో ఉంటే ఈ కళ్ళకి కూడా కొంచెం ఎఫెక్ట్ తగ్గుతుందంట డాక్టర్ రికమెండ్ చేశారు నాకు. కొంచెం హైటలా వేసుకొని ఉండమని. అలాగే ఇంకా ఇద్దరికి కూడా ఈ బ్లూ లైట్ కళ్ళజోడు ఇవన్నీ గూడా ఉంటాయి. ఎక్కువ సేపు ఆ!
హ్మ్. బావుందండి. యెస్ ఉంటున్నాయి. బ్లూ లైట్ ఫిల్టర్ జేస్తూ ఉంటాయి.
హ్మ్, హ్మ్. చేస్తూ ఉంటాయి. అవన్నీ గూడా అంటే ఇద్దరం ఆల్మోస్ట్ ఒకటే వాడుతాం ఇంట్లో ఉంటే గనక. అది యూనిసెక్స్ అనమాట. ఇద్దరికీ పనిజొ పనిజేస్తది. ఇంకా ఆఫీస్‌కెళ్తే మాత్రం ఎవరికీ వాళ్ళయి.
ఓకే. అవును. ఇప్పుడంతా గూడా ఇలానే అండి. ఆహ్, ఇలా మి మీరన్నట్టు అదిద్దరికి వాడుకునే విధంగా అయితే అలాంటి ఫ్రేమ్స్ గాని, అలాంటి డిజైన్స్ చాలా బాగుంటాయి యాక్చువల్‌గా.
హ్మ్. హుహుహు. ఇలాగ హ్మ్.
అయితే, ఇప్పుడు ఇలానే కాకుండా మరి టేబుల్సు, చైర్సు బాగా చేసుకున్నారు. ఆ తరువాతేంటంటే కొన్ని కొన్ని సార్లు మన చుట్టూ ఉండే గోడలు గూడా కొన్ని సార్లేంటంటే డార్క్ కలర్ ఉంటే గనక మనం అంత కాన్సంట్రేట్ జేయలేం. ఇగ కళ్ళు గూడా స్ట్రెయినయిపోతున్నట్టు అనిపిస్తయి చాలా చాలా తొందరగా. అప్పుడు మీరేమన్నా ఏ చిన్న చిన్న ఏర్పాట్స్ గాని, లేకపోతే అక్కడేదన్నా మరి ఒక వాల్ పేపర్ లాంటిది పేస్ట్ చేయడం గాని, అలాంటిదేమైనా చేంజ్ జేసుకున్నారా? లేకపోతే ఆల్రెడీ మీకున్న వాల్ లైట్ కలర్‌లో ఉండి మీకు సౌకర్యవంతంగానే ఉందా?
హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. ఆ! ఆల్రెడీ మాకున్న వాల్స్ కలర్స్ అన్నీ కూడా లైట్ కలరే ఉంటాయండి. అంటే మాకు ఇష్టం ఉండదు ఎందుకంటే డార్క్ కలర్స్ అయితే మీరు ట్యూబ్ లైట్ వేసినా కూడా ఇంట్లో ఏదో చీకటిగా ఉన్నట్టనిపిస్తది. అందుకని మేము ఇలా కలర్స్ వేయించేటప్పుడే సెలక్షన్ కూడా అలా లైట్ కలర్సే చేయిస్తాం. అలాగే, ఇక్కడ కూడా లైట్ కలర్సే ఉన్నాయి. అండ్ ఇంకా చెప్పాలి అంటే, ఆహ్, ఆహ్, ఈ లైటింగ్ కూడా మాకు ఇబ్బందొచ్చేది. ఒక్కొక్కసారి. హ్మ్.
అవునండి. సూపర్ హ్మ్. ఓకె. హ్మ్. అవును అవును. అంటే, మీకు మీకు బ్యాక్‌సైడ్ అయితే గనుక ట్యూబ్ లైట్ లాంటిది ఉంటే గనక అది డైరెక్ట్‌గా స్క్రీన్ మీద పడుతూ ఉంటుంది కాబట్టి
హ్మ్. స్క్రీన్ మీద పడుతుంది. సేమ్ అదే ప్రాబ్లమ్ వచ్చింది మాకు కూడాని, ఇంకా అప్పుడు ఏం చేసామంటే, ఈ టేబుల్ లాంపే ఒకటి తీసుకున్నాము. ఒకవేళ పని ఆహ్, ఒకవేళ ల్యాప్టాప్‌లో పని లేకపోయినా, ఎవరైనా బుక్ చదువుకోవాలన్నా సరే ఇంకా అక్కడ కూర్చొని చదువుకుంటాం అన్నమాట.
హ్మ్. ఓకె. బావుందండి.
అలా టేబుల్ ల్యాంప్ ఒకటి అరేంజ్ చేసుకున్నాము. ఇంకా మౌస్ ఖచ్చితంగా ఉం ఉండేలా చూసుకుంటాము, ఆఫీస్‌కెళ్తే మాత్రం ఉండదనుకోండి, ఇంటి దగ్గర ఖచ్చితంగా మౌస్ ఉండాలి.
అవును. మౌస్ తోనే చాలా ఫాస్ట్‌గా అవుతుంది యాక్చువల్‌గా వర్క్. ఇది టచ్ చేయడం కంటే కూడా.
అవునవును. హ్మ్. అలాగే కీబోర్డ్ కూడా ల్యాప్టాప్‌ది వాడము ఇంకా కొంచెం పెద్ద సైజ్ కీబోర్డ్స్ వస్తాయి కదా మనకి, హ్మ్., పైన ఇలా ఉబ్బుగా వస్తాయండి కీబోర్డ్స్ మన చేతులు నొప్పి రాకుండా అలాంటిదుంది, మా దగ్గర. అది కూడా వేరేగా తీసుకుం
నిజమే అండి. ఓకె, అంటే, ఇవి టీవీఎస్ కీబోర్డ్స్ అని చాలా ఫేమస్ ఉంటాయి యాక్చువల్‌గా. టీవీఎస్‌వి అని అదేంటంటే సౌండ్ వస్తుంది చిక్ చిక్ చిక్ అని వస్తుంది గాని మంచిగా మీరన్నట్టు పెద్ద కీస్ ఉండడం, మంచి డీటెయిల్‌గా ఉండడం జరుగుతుంది. ఓకె.
హ్మ్ హ్మ్. హ్మ్. హ్మ్, హ్మ్ హ్మ్, హ్మ్. అంటే, మధ్యలో ఇలాగ పైకొచ్చినట్టు ఉంటదనమాట కీబోర్డ్ మధ్యలో. దానివల్ల ఏంటంటే మన చేతులంతలా అచక్కర్లేకుండా ఈజీగా కీస్, ఇప్పుడు చూడండి ఆహ్, థంబ్ ఫింగర్ కాకుండా మిగతావన్నీ కూడా కొంచెం అల్ మనకి అంత పట్టుండదు, నొక్కడానికి. అదక్కడ ఉబ్బు ఉండడం వల్ల ఏంటంటే వెంటనే ఇలా అనంగానే పడిపోతుందన్నమాట, ఆ కీప్యాడ్ టిక్ అది అందుకని అదొకటి తీసుకున్నాము. అంటే ఎంత వరకు కంఫర్ట్ ఉండాలో అంతవరకు చెయ్యాలి అనేది మేము అనుకున్నాం. ఎందుకంటే ఎక్కువ రోజులు, ఎక్కువ సమయం దాంతోనే ఉంటున్నాం కాబట్టి.
ఓకె. హ్మ్. ఎ అవునండి అవును. ఓకె ఆ! అవునండి నిజమే. మళ్ళీ ఎక్కువ కాలం కూడా చేయాల్సొస్తుంది. అంటే, 1, 2 రోజులు కాదు కదా. మళ్ళీ 1 ఇయర్ చేయొచ్చు, 2 ఇయర్స్ గాని ఎన్ని అంటే, ఆ వర్క్ ఎంత ఎన్ని రోజులు చేస్తున్నా గాని అన్ని రోజులకి వర్క్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరన్నట్టు అన్నీ సెట్ చేసుకున్నారు. మరి ఎప్పుడన్నా వీటన్నిటితో పాటు కొంచెం గాలి కూడా ఫ్రీ‌గొస్తే గనుక మంచిగా రిఫ్రెషింగ్ ఉంటది కదా. సో అలాంటి ఏర్పాటు ఏమైనా చేసుకున్నారా? బయట గాలి తగిలేలా.
అవును అవును. <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. అంటే మా స్టడీ టేబుల్ ఉండేదే, ఆహ్, ఆ వంట గది దగ్గర ఉన్న విండోకి ఆనుకుని ఉంటది.
ఓకె.
కాబట్టి వెంటిలేషన్‌కి అయితే ఏ ఇబ్బంది లేదండి, సన్ లైటే కొంచెం అటునుంచి రాదనమాట. ఇక్కడ ఏ లైట్‌ గాని వేసుకోవాలి, లేదా స టేబుల్ ల్యాంప్ అయినా పెట్టుకోవాలి. అది ఆహ్, వెస్ట్ సైడ్ ఉండడం వల్ల ఆహ్, వెంటగది కిటికీ అనేది ఈవినింగ్ అయితేనే కానీ అందులోంచి వెలుగు రాదు. మార్నింగ్‌కి రాదు.
బావుంది. హ్మ్. ఓకె. హ్మ్. ఓకె. ఓకె, అయితే మీరు లైట్స్ తోనే అడ్జస్ట్ చేసుకుంటారు మొత్తానికైతే.
హ్మ్, ప్రస్తుతానికంతే. <chuckles> హ్మ్.
అయితే మరి ఇప్పుడు, అంటే పిల్లలు కూడా కొన్ని కొన్ని సార్లు వర్క్ చేసుకుంటున్నప్పుడు డిస్టర్బెన్స్ చేస్తుంటారు కదా. అప్పుడు మీరు ఎలా మరి మీరు ఆ సెటప్ అంతా ఎలా చేసుకుంటారు? వాళ్ళకి ఎలా అర్థమయ్యేలా చెప్తారు?
హ్మ్. అంటే, మా వాడు మరీ చిన్నవాడండి 2 సంవత్సరాలుంటయి. వాడికైతే ఇంకా మనం అర్థమయ్యేలా చెప్పలేము. ఎవ్ హ్మ్. మేము ఒకల్ని అంటే, నాని లాంటి ఆ! ఒక ఆవిడని అయితే సెట్ చేసుకున్నాము. ఆహ్, తను చూసుకుంటారనమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. తనొస్తారు, బాబుని తను చూసుకుంటారు.
ఓకే. ఓకే. సో, కంప్లీట్‌గా తను బాబుని చూసుకుంటారు గాబట్టి, మీరు ఈ పనిలో ఈజీగా జేసేసుకోవచ్చు.
హ్మ్. మధ్యలో నేనెళ్లి భోజనం అది పెట్టడం నేనది చేస్తుంటాను గానీ, వాడిని మ జాగ్రత్తగా చూసుకోవడం మాత్రం ఆవిడ జేస్తారు. అంటే, ఆడుకునేతప్పుడు అది కూడా మరి మనం వర్క్‌లో ఉంటే కష్టం గదా! కాబట్టి, హ్మ్. వంటని
అవునండి. వారేం జేస్తున్నారో చూడలేరు గాబట్టి, మళ్ళేంటంటే వ ఒకవేళ ఈ నానీ గారు లేపోతే గనుక అతనేం జేస్తున్నాడు? బాబేం జేస్తున్నాడని? అదే ఆలోచన ఉంటుంది గాని, వర్క్ చేయబుద్ధి గాదు.
అవును తెలీదండి. ఒకసారి ఇలాగే చాలా పెద్ద ఇష్యూ జరిగిపోయింది. తను ఆ రోజు రాలేదు. నేనేమో ఇంటర్వ్యూలో ఉన్నాను. ఆహ్, మా బాబు తెలియకుండా బయట గడె పెట్టేశాడు. నేను డ డోరేసుకుంటే. నాకేమో లోపల నుంచి రావడానికి లేదు, వాడేమో అటు సైడ్ ఉండి ఏడ్చేస్తున్నాడు. అంటే, బెడ్రూమ్ లాక్ చేసేశాడనమాట.
ఓకే. ఓహ్! అయ్యయ్యో! హ్మ్. ఓకే. అంటే, చాలా పెద్ద ఇష్యూ‌నేగా. మరెలా? అప్పుడు మీ ఫోను ఏమన్నా ఉందా పక్కన మరి?
ఇంకేం చేయాలో అవును. ఇష్యూ అయింది. అల్ ఆ! నా దగ్గర ఫోను ఉందండి. నేను వెంటనే మా వారికి ఫోను జేశాను ఇలాగా లాక్ పడిపోయింది. మీరు బయట అంటే, తన దగ్గర హౌస్ కీస్ ఒకటుంటది, నా దగ్గర ఒకటుంటది. తను ఆ టైమ్ <giggles> అవును. తను రావడానికి ఎంత టైమ్ పడతదో అని భయమేసింది గానీ, తనో 20 మినిట్స్‌లో ఒచ్చేశారు. వచ్చి డోర్ అది ఓపెన్ జేసి తీశారనమాట. హ్మ్. ఇలాంటియి చాలా ప్రమాదాలు జరుగుతాయి.
ఓహ్! అప్పుడు, <chuckles> అప్పుడు కొంచెం వర్క్ <chuckles> ప్రాబ్లమ్ గాకుండా. హ్మ్. అవును. మీరన్నట్టు చాలా మందేంటంటే అవును. కొంతమంది బాత్రూమ్‌లోకి వెళ్లి లాకేసుకుంటారు పిల్లలు.
హ్మ్. అవునవును. హ్మ్.
ఇంగా వాళ్ళు ఏడుస్తా ఉంటారు. తియా తీద్దా చెప్తాంటే వాళ్ళకి అర్థం గాదు.
మా వాడికి యాక్చువల్‌గా బాత్రూమ్‌వి, ఇవి అందవండి. ఇది కూడా అందలేదు. వాడేంటో మరి ఏ ఆలోచనలో ఉన్నాడో తెలీదు గానీ, కాళ్ళు పైకెత్తేసి మరి ఏసేశాడు గడెవి. ఎందుకేశాడో తెలీదు.
హ్మ్. అవునవును. వాళ్ళకు తెలీదూ.
హ్మ్. అది చాలా ఈజీగా పడిపోయిందనమాట. తర్వాత మేము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అంటే, దానికి లబ్బర్ బ్యాండ్ కట్టి వెనకాల దానికి పెట్టాము. ఆ గెడ అలా మూవ్ అవ్వకుండా.
ఓకే. హ్మ్. హ్మ్.
హ్మ్. ఇలాంటి ప్రమాదాలు గూడా జరుగుతాయి. <chuckles> <sniffs>
సో <chuckles> పిల్లలున్నప్పుడు ఏంటంటే అన్నీ జూసుకోవాలి. ఇప్పుడు మా మామూలుగా అయితే వర్క్ చేస్తున్నప్పుడు, ఆ సిస్టమ్‌కి సంబంధించిన టేబుల్స్ గానీ, మిగతా మరి నెట్ గానీ, ఇవన్నీ చూసుకుంటాం గానీ, పిల్లల్ని చూసుకోడం ఇంకొక ఎత్తు. అవ్ అవి చూసుకుంటూ పనిజేయడమంటే గూడా చాలా కష్టం యాక్చువల్‌గా.
హ్మ్. అవునండి. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అది చాలా కష్టమండి. ఎవరో ఒకళ్ళ పర్యవేక్షణ ఖచ్చితంగా ఉండాలి చిన్నపిల్లలకి. మనం వర్కు‌ని, పిల్లల్ని చూసేసుకుందాం అంటే, రెండూ మాత్రం ఖచ్చితంగా అవ్వవు.
హ్మ్. నిజమే అండి. నిజమే. అవునండి. అయితే ఇప్పుడు ఇలా మరి మీరు వర్క్ చేసుకున్న సందర్భంలో ఎప్పుడన్నా మీకు చిన్న, చిన్న డిస్టర్బెన్స్‌లు రావడం జరిగిందా? అంటే, ఏదన్నా సడెన్‌గా పవర్‌లో పో పోవడం గాని ఇవా ఇలాంటివి కూడా వస్తుంటాయి గదా! ఆ! ఇంట్లో కరెంట్ కట్ కావడం గాని, లేకపోతే హ్మ్. నెట్ గూడా సడెన్‌గా‌ ఆగిపోతుంది. ఇలాంటి వాటికి మీరేమైనా చిట్కాలు తీసుకొని మరి సాల్వ్ జేసుకున్నారెప్పుడైనా?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! చేశానండి అంటే, ఇంట్లో కరెంటు పోవడం అనేది ఇది కూడా ఇంటర్‌వ్యూ మధ్యలోనే జరిగింది. కరెంటు పోవడం వల్ల, మాది అపార్ట్మెంట్ అండి, కింద జనరేటర్ అనయింది బట్ ఆ! జనరేటర్‌ని ఆ! కరెంట్ పోవడానికి మధ్యలో 5 నిమిషాలు గ్యాప్ ఒచ్చేయడం వల్ల ఇంటర్నెట్ ఆగిపేంది ఆ తర్వాత నాకు
అయ్యయ్యో! హ్మ్. ఓకే. మరి ఆ! ఇంటర్‌వ్యూ ఆహ్, సాగిందా ఆగిపేందా అక్కడితో?
లేదండి. అది ఆగిపోయింది. మళ్ళీ తరువాత తీసుకున్నాను. అది ఆ! తరువాత అర్థమైంది. యూపీఎస్ అనేదోకటుంటది, దాన్ని మనం పెట్టుకుంటే ఒక 4 అవర్స్ వరకు నెట్ అనేది ఆగకుండా ఒస్తది. కరెంట్ పోయినా అని జెప్పేసి తెలిసింది. అది ఆ! అది తీసుకున్నాం మళ్ళీ, అది తరువాత ఇంకా ఇన్వర్టర్ అవి వా ఏమి లేవింకా జనరేటర్‌తో వర్కయిపోతాయి మిగతావన్నీ.
అయ్యయ్యో! ఓకే. సో, దాన్ని అయి అప్లై చేసారన్నమాట. ఓకే. బాగుందండి. బావుంది. మరి హోమ్ ఆఫీస్ సౌకర్యవంతంగా ఎలా ఏర్పాటు చేసుకున్నారంటే అంటారంటే గనక, మీరు ఏర్పాటు చేసుకున్న విధానం, మీరు అలు అవలంభిస్తున్న మెథడ్స్ చాలా బాగున్నాయండి. మీకు నా ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.